ఆ! విన్నాను కానీ చూడలేదు. ఆ!
<humming> టిన్ టిన్ టన్ టన్ టిన్ టిన్ ఆ బ్యాక్ గ్రౌండ్ ఆహ్, బ్యాక్ గ్రౌండ్ మంచి ఊపొస్తదండి, బైక్ మీద ఎళ్తున్నప్పుడు. నేను ఫాస్ట్ ఏమెళ్ళను. కాకపోతే నాకా బ్యాక్ గ్రౌండ్ భలే అనిపిస్తుంది బైక్ మీద ఎళ్తున్నప్పుడు. నెక్స్టు ఆహ్, 'పైరేట్స్ ఆఫ్ కారిబ్బియన్' మూవీ ఉంటది. ఆ బ్యాక్ గ్రౌండ్ వర్ల్డ్ ఫేమస్ ఆ బ్యాక్గ్రౌండ్. <humming> టిడంటిన్ టిడంటిన్ టెరండి అని వస్తుంటది. అది వర్ల్డ్ ఫేమస్, ఆ బ్యాక్ గ్రౌండ్ ఒకటి, ఇవన్నీ నాకు రెగ్యులర్ నా ఫోన్ ఆ! చాలా బావుంటుంది. ఫోర్త్ పార్ట్ ఇంకా బావుంటది ఈ సాగర్, మర్మెర్ట్‌స్ అవి ఉంటాయి. నెక్స్‌ట్ నా ఫోన్ రింగ్‌టోన్ కూడా, ఆ బ్యాక్ గ్రౌండే, ఆ బీజీఎంయే పెట్టుకుంటాను. ఆ! <chuckles>
ఓహ్! ఓకె. <laughs> ఆ! హ్మ్. అవును. అవును. ఆ! నిజమే. అవును. అవును. ఆ మూవీ కూడా హైలైట్ ఉంటుంది కదా! పైరేట్స్ ఆఫ్ కరేబియన్. అవును. అవును. అవును. హ్మ్, ఓకె అంటే అంత ఎఫెక్ట్ అనమాట <chuckles> మీకు నిజంగానే. ఆ! ఇష్టం అనిపించింది. హ్మ్, అయితే హ్మ్.
ఆ! నాకది బా ఇష్టం, అది ధైజియం. తరువాత లవ్ స్టోరీల దగ్గరికి వస్తే అర్జున్ రెడ్డి, ఏం మాయ చేసావే.
హ్మ్. హ్మ్. హ్మ్. ఇవన్నీ ఆహ్, రన్ అవుతుంటాయన్నమాట ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీ మైండ్‌లో.
నెక్స్ట్ అనిరుద్ హ్మ్. చెప్పండి. ఆ! ఆటోమేటిక్‌గా వస్తదండి. నేను చెప్పాను కదండీ బైక్ మీద ఎళ్తున్నప్పుడు మిశన్ ఇంపాసిబుల్ వస్తది. నెక్స్‌ట్ ఏదైనా ఒక, ఒక ఎలివేషన్ గాని లేదంటే మనసులోని ఇది ఎలాగని నేను చెయ్యాలన్నప్పుడు ఈ కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్లు గాని. మనకు బయటకి తెలియదుగా మనసులో అనిపిస్తూ ఉంటది. <chuckles> మనం మనకు, మనమే బ్యాక్ గ్రౌండ్‌ ఉంటది. <chuckles>
అవును. వెళ్తున్నప్పుడు, అవును. అవును. హ్మ్. హ్మ్. <giggles> అవును. నిజమే గదా! అంతే గదా! ఇప్పుడు ఎవరికీ వాళ్ళవే హీరోస్ గదా! ఎవరి లైఫ్‌కి వాళ్ళే హీరో గదా! సో తప్పు లేదండి నిజంగానే. <chuckles> అయితే మీకు చ హ్మ్. చెప్పండి.
అవును. ఆ! కొన్ని సార్లు కొన్ని సార్లు ఎలా ఉంటదంటే మూవీస్ చూస్తున్నప్పుడు మనకు మనం కనెక్ట్ అవుతామండి మూవీస్‌లో. ఈ సీన్ నాదే అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది. ఆ బ్యాక్ గ్రౌండ్‌కి మన అవతల వాళ్ళ ఇష్టం కూడా పెరిగిపోద్ది కొన్నిసార్లు.
హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! <chuckles> నిజమే. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమందికేంటంటే ఫుల్ రాక్, రాక్ మ్యూజిక్ ఉంటే నచ్చుతుంది. కొంతమందికేంటంటే క్లాసికల్ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఈ రాగాలు ఉంటాయి గదా! అంటే ఆహ్, సంగీతంలోని రాగాలు ఇలాంటివి ఉంటే నచ్చుతుంది. మీకు పర్సనల్‌గా మీకెలాంటి ఆహ్, జోనర్‌లో ఉంటే నచ్చుతుంది ఏ విధమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ శాతం ఇష్టపడతారు?
<giggles> అవును. అవును. అవును. అవును. ఆహ్, 2 టైప్స్ ఉంటాయండి. ఎక్కువ నేనిష్టపడే బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ ఏంటంటే ఇప్పుడు కొంచెం యాక్షన్ టైప్‌లో ఇష్టపడతానేను. అంటే ఇప్పుడు 'సలార్' ఉంది కదా! సలార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ కేజీఎఫ్ ఈ టైప్ ఆఫ్ బె ఆహ్, మనకి రాజమౌళి గారి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ అలాంటివి ఎక్కువిష్టపడతాను. అలా కాకుండా సాంగ్స్ పరంగా ఎళ్ళినట్టయితే, నాకు కొంచెం మెలోడీ సాంగ్స్ ఇష్టం బాగా. సెటిల్డ్‌గా అనిరుద్ మ్యూజిక్స్ ఉంటాయి చూడండి. ఆ!
హ్మ్. ఆ! ఓకె. హ్మ్. హ్మ్. అది. ఓకె. మి హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును, అవును. అలాగే కార్తీక్ పాడేవి నాకు వాళ్ళ డైరెక్టర్ సంగతి తెలీదు, బట్ కొన్ని కొన్ని కార్తీక్ సాంగ్స్ కూడా చాలా బావుంటాయి గదా! ఆ! మెలోడీ.
మనకి హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కార్తీక్ సాంగ్స్ అంటే మీకు ఆవార మూవీలో సాంగ్స్ అన్ని ఎంత బావుంటాయండి.
అసలు అది ఆహ్, ఎవర్ ఇంకా ఇంకొక 10 సంవత్సరాల తరువాత కూడా ఇదే మాటుంటుంది. మన మనసులో, ఆ సాంగ్స్ విన్న వాళ్ళకి. హ్మ్. హ్మ్.
ఆ! నిజంగా ఆవార సాంగ్స్ లేవు, ఇష్టం నాకు బాగా ఇష్టం ఆవరా సాంగ్స్. నెక్స్టు
అవును. చాలా బావుంటాయి. ఇంకా తమిళ్లోవి ఇంకా బావుంటాయి.

దానికి మళ్ళీ వాయిస్ ఓవర్లు కూడా అండి యాడ్స్‌లో ఆ సస్పెన్సు ఏదో మ్యూజిక్ ఎసేది ఆహ్, పట్టుకున్నాడంటారా? పడేసాడంటారా? చూడండి ఎక్స్‌వైజెడ్ మూ సీరియల్.
ఎంత దారుణం అయిపోయిందండి. ఆ! యాడ్స్ మనకి <laughs> రెండునా? లేదండి. అప్పుడు అలా అయిపోయింది ఏదో ప ఎ ఐదేపిసోడ్లా? అవి బ్యాక్‌గ్రౌండ్లే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎసేస్తున్నారు అంతేండి ఇప్పుడు సినిమా మనకి ఇవి చూడండి క్రికెట్ మ్యాచ్లు చూడండి. క్రికెట్ మ్యాచ్ టీజర్‌లో కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్లే ఒక ఫైరు మధ్యలో వేస్తారు ఇద్దరికి. హ్మ్.
నిజంగా. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అసలు ఎప్పుడూ నిజంగానే హ్మ్. అవును. ప్రతిదానికి నువ్వు కబడ్డీకి ఎస్తున్నారు ఆహ్, కబడ్డీ ప్రో కబడ్డీ వస్తుంది కదా దానికి కూడా హ్మ్. దానికి ప్రత్యేకంగా సాంగ్సు ఇవి టీ ట్వెంటీకి అలాగే ఈ ప్రో కబడ్డీ సీరీస్‌లకి వీటికి ప్రత్యేకంగా సాంగ్స్ అన్నమాట.
ఆ! కబడ్డీ. ఆ! అవును. దానికి కూడా ఒక కమ్‌బ్యాక్ ఏలివేషన్ ఎసేస్తారు. అవును. అంటే నేను మాములుగా షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటానండి అంటే ఎక్కువ కాదు. ఈ మధ్య కాదు ఒక 1 1/2 ఇయర్ బ్యాక్ తీశాను. నాకు కొంచెం స్టోరీస్ గాని అవి ఫ్రెండ్స్ డిస్కస్ చేయడాలు గాని లేదా బ్యాక్‌గ్రౌండ్ నేను బాగా నమ్మేది కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నేనొక మ్యూజిక్ బట్టి
ఓకే. హ్మ్. హుహు. హ్మ్. ఆ! అయితే మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడగాలనుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నారన్నారు కదా! ఇప్పుడు అసలు ఎలా డిసైడ్ చేస్తారు?
ఆ! అడగండి. ఆ! ఫీల్డ్ కాదండి జస్ట్ అ అ ఏంటి అని
అంటే, అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా ఈ మధ్య మాములుగానే సాంగో లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికో ఇట్లా ఎస్తున్నారు కదా! అది ఎట్లా డిసైడ్ చేస్తారు ఏ మూడ్‌కి ఆహ్, ఏది ఆహ్, సెట్ అవుతుంది ఇలా వీటికి ఎలా అసలు ప్రాసెస్ ఎట్లాగా?
హ్మ్. హ్మ్. చెప్తాండి. చెప్తా చూడండి. నేను అంటే మొత్తం ఫీల్డ్‌లో లేను. కాపోతే నాకు బాగా ఇష్టంమాటా డైరెక్షను, సో, అందుకని షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను. మా మాములు ఫ్రెండ్స్‌ని ఆళ్ళని పెట్టి అయితే నేన్ నేనేంటి చూస్తానంటే చెప్తాను చూడు ఇప్పుడొక సీనుందనుకోండి ఒకప్పుడు లవ్, లవంటే ఏదైనా లవ్వే. అంటే అది ఒక క్యార్ పర్సన్‌ని బట్టి మనకక్కడ స్టోరీ మారుతుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది లవ్ స్టోరీ అది అమ్మని ప్రేమించొచ్చు లేదా తమ్ముడు, ఒక తండ్రి-తమ్ముడు, తండ్రి-కొడుకు, లేదా అన్న-తమ్ముల, ప్రేమ ఉంటది అన్న-చెల్లి, ప్రేమ ఉంటది. బట్టు మనం ఎసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బట్టి మనం వాళ్ళకి కనపడుద్ది. ఇప్పుడు 'కేజీఎఫ్‌లో' చూసారా 'తందన తానే' అని ఒక బ్యాక్‌గ్రౌండ్స్ ఒక అమ్మకి కొడుక్కి. 'యానిమల్‌లోని' ఒక తండ్రి-కొడుకు. 'అర్జున్ రెడ్డి‌లోని' ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇలాగ ఆ లవ్ స్టోరీ కామన్. బట్టు క్యారెక్టర్లు బట్టి మనకి స్టోరీ మారిపోతుంది.
అంటే ఆ! అదే, అదే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి అబ్బాయికి. హ్మ్. హ్మ్. నిజమే. అవును.
సో, దీనికి తీ దేనికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనం దానికివ్వాలి. ఎవడో ఒక హీరో
హ్మ్. హ్మ్. అంటే ఇంకొక చిన్న డౌటు ఆహ్, ఇంటరప్ట్ చేయడానికి మాములుగా డౌటెంటంటే ఇప్పుడు మనం ఎ అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల క్యారెక్టర్ డెప్తు అర్థమవుతుదంటారు అంతేనా?
హ్మ్. ఆ! చెప్పండి. కచ్ ఖచ్చితంగానండి మనం ఒక ఆ!
అంటే హెల్పవుతుంది పోనీ ఇంకా చెప్పాలంటే. హ్మ్.